అదే గదా! హ్మ్.
హ్మ్. అందుకనేంచేస్తయి <chuckles> అంటే ఒక 60 పెట్టంగాల్నే అవి వూఫర్, ఆహ్, ఏరకాల వూఫర్ గూడా పెట్టాడు దానికి తగ్గట్టు. సో, <chuckles> సో, కొద్దిగా ఎక్కువ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటది గాబట్టి ఆహ్, మాకు ఆ సేఫ్టీ పరంగా కారే హెల్ప్ చేస్తా ఉంటది కొంచెం.
హ్మ్. ఓహ్! అయ్యో! <chuckles> హ్మ్. <laughs> చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ విషయాలకొస్తే కొంతమందేంటంటే ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. బ్లూటూత్ కనెక్షన్ అని, షఫుల్ అని, ఇలా ఉంటున్నాయి కదా! మీరు ఎలా ఎక్కువ చేస్తారు? మీరు ఇంటర్నెట్‌తో అట్లా వింటూ ఉంటారా? లేదా మీ దగ్గర ఇప్పుడేంమైందంటే అన్నిటికి మనం పే చేయాల్సొస్తుంది. యూట్యూబ్ అవ్వనివ్వండి, స్పాటిఫై అవ్వనివ్వండి, గానా ఏది తీసుకున్నా పే చేయాలి. కాబట్టి మీరు ఆన్‌లైన్ నెట్ ఉన్నవి వాడికేమో అంత పే చేయక్కర్లేదు గదా! ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌కి గదా! పే చేసుకోవాలి. కాబట్టి మీరు ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌కి అలా పే చేస్తారా? లేదా నెట్‌తో వింటారా? మరియు బ్లూటూత్‌తో అలా వింటారా? హెడ్‌ఫోన్స్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు ఎలా వింటారు?
అవును. అవునండి. అవునండి. అవును. అంటే సోర్స్ వచ్చేసరికి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయండి. నేను ఒక్కదాని మీద ఎప్పుడు రిలై అవ్వను. ఆహ్, అది నేను ఆల్రెడీ మీకు రేడియో ఒకటి చెప్పేసాను కదా!
అవును. అవునవును.
అదొకటి, అది కాకుండా నేను జియో సావన్ ఒకటి లైవ్‌లో పెట్టేసుకొని కార్‌కి కనెక్ట్ చేసేసుకుంటాము.
ఓకే. హ్మ్.
అది ఒకవేళ కొన్ని రిమోట్ ఏరియాకెళ్ళినప్పుడు కొంచెం సిగ్నల్ అనేది ఉండదు కదా! ఆల్రెడీ నేను కొన్ని పాటలు నా ప్లేలిస్ట్‌లో డౌన్‌లోడ్‌లో ఉంటదన్నమాట. ఆహ్, డైరెక్ట్ వెబ్‌సైట్‌లో నుంచి అలాగా డౌన్‌లోడ్ చేసుకుంటా ఉంటాను.
అవునవును. రాదు. కొన్ని సార్లు. ఓకే. అచ్చా! అచ్చా! అర్థమైంది. హ్మ్.
హ్మ్. అవే దగ్గర దగ్గర ఒక 123 రు నూట ఇరవై మూడో, నూట ఇరవై నాలుగొ ఉంటాయి పాటలు.
ఓహ్! హ్మ్. ఎక్కువ <giggles> అంటే ఎంత పెద్ద లాంగ్ ట్రిప్ ఎసినా అయి సరిపోతాయిగా అస్సలు నెట్ రాకపోయినా.
<laughs> సరిపోతాయి. అంటే నేను బేసికల్‌గా దాని గురించి అని పెట్టుకోలే ట్రావెల్ గురించి, నార్మల్‌గా నేను డైలీ వింటూ ఉంటాను కాబట్టి అది పెట్టుకుంటానన్నమాట. ఒక్కొక్కసారి అదే సిగ్నల్ లేనప్పుడు అవే మనకు ఉపయోగపడతాయి.
<giggles> ఓకే. ఓకే. ఆ! మామూలుగా హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! ఇప్పుడు మీరు చాలా బాగా పాటలు వింటా అంటున్నారు గాబట్టి షఫుల్ మీద మీ అభిప్రాయమేంటి? మీరు షఫుల్‌లో సాంగ్స్ వింటారా? లేదా కొంతమందేంటి వాళ్ళ ప్లేలిస్ట్‌లో ఎన్ని సాంగ్స్ ఉన్నా కూడా ఆ మూడ్‌కి తగ్గట్టు కొంతమంది ప్లేలిస్ట్‌లు చేసుకోరు. లైక్డ్ సాంగ్స్ అని చెప్పి ఒక 100, 150 సాంగ్స్ అందులోనే ఉంటాయి. ఆ మూడ్‌కి తగ్గట్టు ఒక్కొక్కటి యాడ్ టు క్యూ చేసుకుంటూ వెళ్తారు గదా! మీ మీ ఉద్దే మీరెలా పాటలు వింటారు? షఫుల్‌లో పెట్టేస్తారా? లేదా మీకు సెపరేట్ ప్లేలిస్ట్‌లో నుంచి వింటారా? లేదా యాడ్ టు క్యూ చేసుకుంటారా?
ఆ! ఆ! అవును. అవునండి. అవును. లేదు లేదు లేదు. నేను సెలెక్టెడ్. హ్మ్. నేను సెలెక్ట్ చేసేసుకుంటానండి. నాకు ఏ పాటలు కావాలనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. రాండమ్‌గా అలా షఫుల్‌లో పెట్టేసుకుంటే కొన్ని కొన్ని మనకి ఇష్టం లేని పాటలు కూడా వస్తున్నప్పుడు పనికిమా పనిమాలా దాన్ని స్కిప్ చేస్తా ఉండాలి. <giggles> అందుకని నాకు అదంత ఇష్టం ఉండదు. సో, నేను ముందుగానే సెట్ సెలెక్ట్ చేసేసుకుంటా.
ఓహ్! హ్మ్. <chuckles> అవునవును. హ్మ్. ఓకే.

హుహు. ఎందుకలాగా?
<chuckles> అంటే ఆహ్, కొద్దిగా ప్లే లిస్ట్ ఫిల్ అయిందనుకోండి. అది బోర్ కొడితే ఇంకో పాట మారుస్తారు. లేకపోతే నన్ను కొడతా ఉంటారు ఏంట్రా! ఈ ప్లే లిస్ట్ అ అందులోను ఇంకోటేంటంటేనండి ఎప్పుడు కూడా అంటే అలా ఆహ్, కంటిన్యూస్‌గా పాటలు వింటూ ఉండం కదా!
హ్మ్. అయ్యో! <laughs> అందుకని అవునవును.
హ్మ్. వెనకమాలున్నవాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఏదో కబుర్లు చెప్పుకుంటూ, అలా ఉంటారు కాబట్టి. అలాంటి సమయంలో నేను ఈ పాట పెట్టేసుకొని హ్యాపీగా వినుకుంటూ వెళ్ళిపోతా ఉంటాననమాట.
హ్మ్. హుహు. ఓకే, ఓకే. అర్థమయింది. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇంకా మీకు నచ్చింది మీరెక్కువ వింటూ ఉంటారు. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం కొత్త ప్లేలిస్ట్ చూస్తూ ఉంటాము. కొలాబరేటివ్ ప్లేలిస్ట్ అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట యాడ్ చేస్తూ ఉంటారు. షేర్డ్ ప్లేలిస్ట్‌లని ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా! వీటితో మీకేమన్నా అనుభవాలున్నాయా? వీటి మీద మీ అభిప్రాయం ఏంటి?
అంతే అండి. కాకపోతే వాళ్ళెప్పుడైతే కొద్దిగా ఆ! అవును. లేదు లేదు. అలాంటి ప్రయోగాలైతే నేను మా, మా ఫ్రెండ్స్ దగ్గరైతే ఎప్పుడు చేయను. ఎందుకంటే ఇక <giggles> చెప్పాలంటే సర్వర్ డౌన్ చేసేస్తారన్నమాట అలాంటివి చేస్తే. <giggles>
ఓహో! కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ప్లే లిస్ట్‌లు మీరే తయారు చేస్తూ ఉంటారా? ఎవరి సహాయం లేదా <giggles> కొలాబరేషన్ తీసుకోకుండా?
ఆ! నేనే చేస్తానండి. ఎందుకంటే, నేను చెప్పాను కదా! కొద్దిగా ఎక్కువ పాటలతో నేనే ఎక్కువ వింటూ ఉంటాననమాట వాళ్ళకన్నా. సో, ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే, ఆల్రెడీ నా దగ్గర మోస్ట్‌లీ ప్లే లిస్ట్‌లుంటాయి. ఇన్‌కేస్ లేదనుకోండి, వాళ్ళు జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఒక పావుగంటొ, అరగంట ముందు "అరె! ఈ ఈ పాటలు కూడా డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోరా ఇవి విందాము" అని చెప్పేసి చెప్తా ఉంటారు.
ఓకే. హ్మ్. హ్మ్. <chuckles> మంచి విషయం. ఓకే. హ్మ్.